హుహు.
అదొక 'మహారాష్ట్రలోనున్న హైయ్యెస్టు పీక్ అది.
హుహు. ఇలా వాటర్‌ఫాల్స్ లాంటియేమన్నా చూసారా?
ఓహ్! ఆ రో అవునండి. మధ్య మధ్యలో వాటర్‌ఫాల్స్ ఉంటాయి. అండ్ మేము ఏన్ మే నేనెళ్ళిందేంటంటే ఒక రాత్రి ట్రెక్ అది. నైటు మొ ఒంటి గంట, 2కి స్టార్ట్ అవుతాము. పొద్దున సన్‌రైజ్ వరకు చూస్తామనమాట. ఆ నైటంత నడవాల మనం.
ఓహ్! ఆహా! అంటే రాత్రి మొత్తం నడవాల్సిందే.
అవునండి. రాత్రి మొత్తం నడవాల్సి
మళ్ళీ మీకు ఏ ఏ రకంగా అయినా ఇబ్బందులు కలిగాయా? అంటే కనిపియదు కదా రాత్రి?
అవునండి. అంటే మనకి ఎక్స్‌పర్టు లీడరుంటారండి. ట్రెక్ లీడరు. వాళ్ళతో 30 మంది ఒక బ్యాచ్ ఉంటుంది మనకి. మనం ఒంటరిగా ఎళ్ళలేము. ఎందుకంటే అది అది దట్టమైన అడవి. సో, 30 మంది బ్యాచ్
హ్మ్. హుహు. ఆ! ఎంత దట్టమైన అడవిలో నడిచినా గూడా, అంటే ఎంతమందున్నా గూడా లైట్స్ ఎలా అండి?
అవునండి. ఆ! మన స్మార్ట్ ఫోన్ ఫ్లాష్‌లైట్ ఉంటుంది కదండీ! అదైనా యూజ్ చేయొచ్చు. అండ్ ముందే మన గైడ్‌లైన్స్‌లో ఒక టార్చలైట్ తెచ్చుకోమని చెప్తారు వాళ్ళు.
ఆహా! ఇలా హెడ్ టార్చ్ లాంటిదా?
హెడ్ హెడ్ టార్చ లాంటివి తెచ్చుకోమంటారు. సో, అది మనం పట్టుకొని ఎళ్ళొచ్చు. అంటే ఆ ఫోను లేకుండా సరదాగా 30 మందితో గడుపుతూ, పాటలు పాడుకుంటూ, మధ్యలో ఆగుకుంటూ, స్నాక్స్ తినుకుంటూ చాలా బావుంటుందండి.
హుహు. హ్మ్. హుహు. మళ్ళీ మీకు అవకాశమొస్తే మళ్ళీ వెళ్తారా? ఇలా ఫోను లేకుండా

అప్పుడు గూడా నేను ఫోనయితే ఏం యూజ్ చేయాను. అలా ప్లాన్ జేసుకుంటాను. అండ్ సాయంత్రం ఎప్పుడైతే నాకు డోపమైన్ కావాలి నాకు ఫోను చూడకుండా ఉండలేకపోతున్నా, అప్పుడెళ్ళి నేను, మళ్ళా నేను గేమ్స్ ఆడడము. అవుట్‌డోర్ గేమ్స్ ఆడొచ్చండి. లైక్ క్రికెట్ ఆడుకోవడమో, బ్యాడ్మింటన్ ఆడుకోమో అది ప్లాన్ చేస్ బయట గేమ్స్ అండి. ఇంట్లో గాదు. బయట అవుట్‌డోర్ గేమ్స్ అండి. ఇంట్లో నుంచి బయటికెళ్ళి ఆడుకుంటాను. లేదా ఎళ్లి ఫ్రెండ్స్‌తో కలవడం గాని అలాంటివి చేస్తాను. అప్పుడు నాకు ఫోను నుంచి డిస్ట్రాక్టవుతా నేను.
హ్మ్. ఓకే. బయట గేమ్స్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అలానే ఇప్పుడు మీరెప్పుడైనా ఉన్నారా? ఇట్లా ఫోను వాడకుండా?
ఆ! అంటే ఇంక 2 రోజులు ట్రై చేసానండి. కానీ నాకు నా వల్ల అవ్వలేదు. ఎందుకంటే ఆఫీస్‌కి ఇంపార్టెంట్ మీటింగ్ కాల్స్ ఒచ్చాయి. సో, అది కుదర్లేదు.
<chuckles> ఆ!

ఈ డోపమిన్ ఏదైతే సొల్ సెల్ ఫోన్ వాడకం ద్వారా వస్తుందో, దాన్ని, దాన్ని వేరే వాటికి మీ హాబీస్‌ని ఫాలో అయితే వచ్చేలా షిఫ్ట్ చేసుకున్నారా?
అవును. అవునండి. నేనైతే సెట్ చేసుకున్నాను. ఏదైతే నాకు ఆ ఫోను చూసినంతసేపు ఆనందం, ఆ డోపమైన్ కలుగుతుందో, నాకు ఇప్పుడు ప్రస్తుతం అదే జిమ్‌కెళ్తే కలుగుతుందండి. ఇంకా దీనికన్నా ఎక్కువ, 2 రెట్లు ఎక్కువ కలుగుతుంది. ఆ ఏదైతే ఆ డోపమైన్ ఉందో.
హ్మ్. హుహు. ఆ! ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేశారా? అంటే ఎక్కువ ఓహ్!
అవునండి. ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేశాను. ఆహ్, ఆ ఇన్‌స్టాగ్రామ్ 2 గంటలు ఏదైతే ఉందో, దాంట్లో ఒక గంట నేను జిమ్‌కెళ్లటం స్టార్ట్ చేశాను. అప్పుడు ఎళ్లటం కాడి నుంచి ఆ స్మార్ట్‌ఫోన్ వైపు చూసినా కూడా ఒక అరగంట అలానే చూస్తున్నాను. దాని తర్వాత నుంచి నాకు ఆ డోపమైన్ దీంట్లో లభించేది అక్కడ లభిస్తుంది. ఇంకా నాకు బాగా.
ఆ! హ్మ్. హ్మ్. మంచి పని చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ తరం వాళ్లు ఎక్కువగా ఆరోగ్యం పైన ఫోకస్ చేయట్లేదు. ఎక్కువగా ఫోన్స్ వాడుతున్నారు అని అంటారు గదా!
ఎన్ అవునండి. అవునండి.
మీరలా కాకుండా కొంచెం ఫిట్‌నెస్ పైన గూడా దృష్టి మళ్లించి, అలానే ఫోను వాడకం తగ్గిస్తే మనకి మనసు కూడా ప్రశాంతంగా ఉంటది. ఆ! బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటది.
అవును. అవునండి అవును. అవునండి. ఆరోగ్యం బావు అవునండి. వాస్తవం. అండ్ ఆల్సో మన బయట ఇప్పుడు తినే తిండ్లు అవన్నీ వాటి వల్ల కూడా ఎంతో ఆరోగ్యం పాడైపోతుంది కదండీ. ఈ జిమ్‌కెళ్లడం వల్ల అది కూడా చాలా బావుంటుందని నేననుకుంటున్నాను.
హ్మ్. అవునవును. హ్మ్. మీరొకవేళ అసలు ఫోను ఒక రోజు గడప అస్సలు ముట్టొద్దు, గడప ఆహ్, దాన్నిఫోన్లో దే ఏది కూడా చూడొద్దంటే, ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు ఆ రోజుని?
అవునండి. ట

50 ట్రెక్స్ వరకా! అంటే మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టమనే చెప్పొచ్చు.
అవునండి. 50 ట్రెక్స్ చేసాను. ఆహ్, అది అంటే నేను జిమ్‌కెళ్ళి నాకు ఫిట్నెస్ ఎప్పుడైతే అలవాటైందో, సో, నాకు అలా ఆ డోపోమైన్ అనేది నాకు ఔట్‌డోర్ బాగా అలవాటైపోయిందండి. ఈ ఫోనుకన్న.
హుహు. ఇది మంచి పనే. అంటే డొపమీన్‌ని ఇలా ఫిట్నెస్‌కి, ఫిట్నెస్ వైపు మళ్లించుకోవడం, చాలా మంచి పని. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటాం మనం. అలానే ఆ! మీరు మీ స్క్రీన్ టైమ్‌ని రోజుపాటి జీవితంలో తగ్గించుకోవాలంటే అసలు ఏమేం చేస్తారు?
అవును. అవునండి. అవునండి. నేనవి హ్మ్. అంటే ఇది నేను ఆహ్, ఆన్సర్ చేయొచ్చు. బట్ నాదేంటంటే నేను ఐట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ అండి. సో, దాని ల్యాప్ స్క్రీన్ టైమ్ లేకుండా నాకు చాలా కష్టం.
హ్మ్. <chuckles> సరే అంటే అనవసరమైన యాప్స్, యాప్స్ యొక్క స్క్రీన్ టైమ్.
ఆ! అనేస్ అవునండి. అవునండి. ఇచ్చిన పని ఒక 5, 6 గంటలుంటుంది. ఆ పని వరకు చేసుకొని, బయటికెళ్ళిపోయి, ఒక ఔట్‌డోర్‌లో గేమ్స్ ఆడడమో, నాకిష్టమైన ఇప్పుడు హాబీసుంటాయి కదండీ! అందరికీ. నాకు ఇష్టమైన హాబీసు క్రాఫ్ట్స్ ఆర్ట్ అండి. సో, ఇంట్లో కూర్చొని పెయింటింగ్స్ ఎయడమొ, డ్రాయింగేయడం అలాంటివి చేయడం. ఏదో ఫ్రెండ్స్‌తో ఎళ్ళి బయటికెళ్ళి క్రికెటో ఏదోక ఆడుకోవడం అలాంటివి చేస్తే, ఆ ఉన్న దాంట్లో కొంచెం స్క్రీన్ టైమ్ ఏం తగ్గించుకోవచ్చు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఏవైనా ప్రత్యేకమైన యాప్స్ వాడొచ్చా?
స్క్రీన్ టైమ్‌కనేదండి ఒక 2, 3 యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి స్మార్ట్ ఫోన్‌లో కూడా ఒక కొత్త యాప్స్ వచ్చాయి. దాంట్లో ఏంటంటే మీరు ఒక లిమిట్ పెట్టుకోవచ్చండి టైము. ఒక 1 అవర్ పెట్టుకొని, మీరు ఆ 1 అవర్ తర్వాత ఆటోమేటిక్‌గా అదే ఆగిపోతుంది యాప్, యాప్ ఓపెన్ అవ్వదది. ద...
హ్మ్. హుహు. మళ్ళీ దాన్ని వాడాలంటే, అంటే అత్యవసర సమయంలో దాన్ని వాడాల్సొస్తే?
దానికి ఎట్లుంటుందంటే అండి మీరు లాక్ పెట్టేటప్పుడు అదొక 500 వర్డ్స్ క్వెషన్ అడుగుతుంది మిమ్మల్ని. ఆ 500 రకాల వర్డ్స్ మీరు టైప్ చేస్తేనే ఓపెనవుతుంది.
హ్మ్. ఓకే. <giggles> అంటే ఎంత అత్యవసర విషయమొచ్చినా అవన్నీ టైప్ చేయాలి.
ఆ టై అవునండి. అవన్నీ టైప్ చేయాలి. ఆ టైప్ చేయాలంటే మీకు 20 నిమిషాలు, అరగంట పడుతుంది. సో, ఈలోపు మీకు అలసట వచ్చి యాపు వాడరనమాట.
హ్మ్. <giggles> ఇదేదో బావుంది. అంటే చాలామంది ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా వాడతారు కదా! దానికి ఈ యాపు టైమ్ లిమిట్ పెట్టేస్తే అసలు సరిపోద్ది. వాళ్ళు తక్కువ అయిపోతది వాళ్ళ స్క్రీన్ టైమ్.
ఆ! అవునండి. అవును. అవునండి. ఇ ఇది చిన్న పిల్లలకి కూడా చాలా ఉపయోగపడుతుందండి. పేరెంటల్ కంట్రోల్ అంటారు దీన్ని. ఆ యాప్‌లో గనక మీరొక 10 నిమిషాలు టైమర్ పెట్టేసి వదిలేస్తే ఏ పిల్లోడు కూడా వాడలేడు దాన్ని.
హ్మ్.

అవునా. అదే ఈ కాలంలో ముఖ్యంగా పిల్లలు ఫోనుకి విపరీతంగా అడిక్ట్ అయిపోయారండి. అంటే ఫోను లేకపోతే తినలేరు. ఫోను లేకపోతే అసలు కుదురుగా కూర్చోలేరు.
అవును. అవునండి. అవును. అవును. అవునండి. అవును వాస్తవం. నేను కూడా చాలా మ
హ్మ్. అలాంటి వాళ్ళకి ఈ యాప్ పెట్టాల్సిందే తప్పకుండా.
అవునండి. ఈ యాప్ ద్వారా మెయిన్ ఏంటంటే మీరు ఒక పేరెంట్స్ ఒక మొబైల్‌కి కనెక్ట్ చేసుకోవచ్చండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని కూడా మీరు చూడొచ్చు. ఆ ఫో ఆ యాప్ ద్వారా. సో, మీకు తెలుస్తుంది. ఎంతసేపు వాళ్ళు వాడుతున్నారు? ఏం చూస్తున్నారనేది? దాన్ని ఒ పేరెంట్ కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళు మంచి కంటెంట్ చూస్తున్నారా లేదా చెడు
హుహు. హ్మ్. ఆ! మీరెప్పుడైనా ఈ యాప్ యూజ్ చేశారా మళ్ళీ?
నేను యూజ్ చేశానండి. ఒక 6 నెలల క్రితం నేను ఎప్పుడైతే ఆపుదాామో అనుకున్నానో. నా వల్ల కాలేదు. సో, ఈ యాప్ నాకు చాలా సఫ సహాయంపడింది అప్పుడు ఆ టైంలో.
హ్మ్. హుహు. చాలా బా వివరించ్
నేనొక అరగంట టైమర్ పెట్టేసేవాడిని. సో, ఆ అరగంట తర్వాత అది ఆటోమేటిక్‌గా బంద్ అయిపోయేది.
ఆ!